అయితే కొన్ని, కొన్ని సార్లు ప్రయాణము ఆహ్! వ దూర ప్రాంతాలకు ప్రయాణం చేసేటప్పుడు అనుకోకుండా ఫోన్ మర్చిపోవడమో, లేకపోతే కరెక్ట్‌గా ఇప్పుడు మనకు పాస్‌పోర్టే ఉందనుకోండి ఎక్కడైనా ఫ్లైట్‌లో వె వెళ్ళాలనుకుంటున్నాము. అక్కడ కరెక్టు మనము ఆహ్! ఎయిర్‌ పోర్ట్‌కెళ్ళిన ఎళ్ళాక బ్యాగ్‌లో చెక్ చేసుకుంటే పాస్‌పోర్ట్ ఉండదు. <chuckles> నిజంగా అప్పుడు ఎంత ఇబ్బంది పడతాం అంటే అసలు ఆహ్! మామూలుగా ఉండదా ఇబ్బంది. మీరు నిజంగా ఇలా ఎప్పుడైనా ఇలా ప్రయాణం చేసేటప్పుడు ఫోన్ కావచ్చు, పాస్‌పోర్ట్ కావచ్చు. ఎప్పుడైనా మర్చిపోయి ఆహ్, ఏదన్నా ఆహ్, అంటే ఇబ్బందులు ఇబ్బందులికి గురయ్యారా?
అవునండి అవును. అవునండి అవును. అవునండి అవును. అవునండి. చాలా సమయాల్లోనండి ఫోన్ కోల్పోవడం వల్ల ప్రయాణం ఇబ్బంది పడ్డానండి. ముందుగా నేను పాస్‌పోర్ట్ విషయంలో కొన్ని ఇబ్బందులు పడ్డాను. వాటిలి గురించి చెప్తానండి.
అవును. అవునా? ఎలా? ఆ! చెప్పండి, చెప్పండి.
అయితే నాకు నేను పాస్‌పోర్ట్ తీసుకున్నానండి. నేను పాస్‌పోర్ట్ తీసుకోడానికి చాలా ఇబ్బందులు పడ్డానండి. <chuckles> ఆ పాస్‌పోర్టు
హా! తీసుకున్నావు. నిజమే అండి. అమ్మో పాస్‌పోర్ట్ అంటే చాలా కష్టతరమైనదే నిజంగా. అప్లై చేసుకోవడం, తీసుకోవడం, అవును నిజమండి.
అవునండి. అయితే... అయితే ఈ పాస్‌పోర్టొచ్చిన తర్వాత అండి, నేనేం చేశానంటే నేను దుబాయ్ వెళ్దాం అనుకున్నానండి.
అవునండి. ఓహ్! దుబాయ్. అంటే జాబ్ పర్పస్ గురించి మీరు వెళ్దాం అనుకున్నారా?
అవును. అవునండి. జ అక్కడ నా కొంచెం బాండ్
అంటే అప్పుడా, అప్పటికే అవకాశం ఒచ్చిందా అండి అక్కడ?
ఆహ్, నాకు అంటే, "పాస్పోర్టు ముందు పెట్టుకొండి, అవకాశాలు చూద్దాం" అన్నారు. నేను ఇలా పాస్‌పోర్ట్ పెట్టుకున్నానండి. పెట్టుకున్న తర్వాత పాస్‌పోర్ట్ నాకొచ్చిందండి. నేను దుబాయ్ వెళ్ళాను.
అవును. అవును. వెళ్లారా? అంటే దుబాయ్‌కి వెళ్ళడానికి మనకి వీసా అవసరం లేదా? డైరెక్ట్ పాస్‌పోర్ట్ ఉంటే చాలా అండి.
వెళ్ళానండి. ఆ! విసా ఉండాలండి. విసా మనం కొనుక్కోవాలి.
అవును.
అయితే ఇప్పుడు మ్ ఆడవాళ్ళకైతే ఫ్రీ‌గా ఇస్తున్నారు కానండి, మగవాళ్ళకైతే కొనుక్కోవాల్సొస్తుందండి. అయితే
అంటే, అంటే ఏ పర్పస్ మీద, అంటే కొనుక్కోవడం అంటే ఎలా అండి? ఒక కంపెనీ తరపునుండి స్పాన్సర్ చేసినప్పుడే కదా! విసా దొరికేది.
అంటే కంపెనీ తరపు కదా! మే అంటే, నాకు అవగాహన లోపం వల్ల ఏం జరిగిందంటే అండి, "ఏదోటి అక్కడేవో పనులుంటాయి. ఏం ఉండదు, కష్టపడవసర్లొద్దు, ఇలాగని చెప్పారండి."
అవును. అవును.
అయితే నేను ఆహ్, ఏముంటదిలే బోల్డు డబ్బులొచ్చేత్తయి. అయ్ అక్కడ అందరూ సరదాగా ఫోటో‌లు దిగుతున్నారు. అక్కడ దిగుతున్నారు. ఇలాగ అనుకునేవాడ్నండి. <giggles>
<chuckles> నిజం. నిజం. అక్కడికెళ్తే గాని అసల సినిమా కనపడదు.
అయితే, నేను ఎళ్ళిపోయానండి. ఎళ్ళిపోతే దుబాయ్ ఎళ్ళిపోతెను నేను, అక్కడిడెళ్ళిన తర్వాత వాళ్ళు పాస్‌పోర్ట్ ఒచ్చిన తర్వాత అండి. అక్కడ ఇంట్లో పనికి పెట్టుకున్నారండి.
అవును. అయ్యో!
ఆ! అయితే నాకు చూడండి. నేను ఇంట్లో ఇంకా నయమండి, ఇంట్లో పనికి పెట్టుకున్నారు. కొంతమందిని తీసుకెళ్ళిపెండి ఎడారు‌లో వదిలేసి, అక్కడ ఒంటెలకి, గొర్రెలకి కాపలా పెట్టేవారండి. అసలెవరూ ఉండరండి కన్నుచూపు మేరలో మనుషులే ఉండరండి.
ఆ! అయ్యయ్యయ్యయ్యో! మరి ఆ!
అయితే, అలాంటి సందర్భంలోనండి వీళ్ళు ఉండి అంటే ఇప్పుడు మనం ప్రతిరోజూ వొ వొ వందల మందిలో తిరిగి, కన్నుచూపు మేరలో ఒక మనిషి కనకుండా, నీ ఎటు చూసిన గొర్రెలును, ఈ మేకలు ఇయే ఉండి, ఆ ఇసుకలో పాములు ఇయన్నీ వస్తున్నప్పుడు నువ్వు ఎలా ఉంటామండి మనం?
వామ్మో! దారణమైన పరిస్థితి అండి.
ఎంతో ఆహ్, ఉండాలండి. అసలు ఆళ్లు ఊకంటండి. నెలకోసారి, 15 రోజులకోసారి వస్తారంటండి చూడ్డానికి. అయితే, ఎంత భయమేస్తదండి! అయితే నేను అప్పుడు అప్పుడు ఇలాగుంటే కొంతమంది పాస్‌పోర్ట్‌లు వాళ్ళు ఇంకోటేంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత పాస్‌పోర్ట్‌లు తీసేసుకుంటారండి.
ఆ! నిజమే, నిజం కదా! అవును. ఆహాహా! అవునా!
అవునండి. అయితే నేను ఇలా ఏళ్ళిన తర్వాత ఇయన్నీ చూసి, నాకు భయమేసింది. ఏంటంటే అండి, పొద్దున్నే 6 గంటలకి, 7 గంటలకి లేసి అండి నైట్ 1 గంట వరకు పనులు చే
అయితే మిమ్మల్ని మీ మీద మిమ్మల్ని ఏళ్ళాక మీరు వాళ్ళు ఎవరైతే పని ఇప్పిస్తా అన్నారో, వాళ్ళు మిమ్మల్ని ఒక పెద్ద ఇంట్లోకి ఒక ఇమా వా ఒక పనికి పెట్టేశారు?
పనికి పెట్టారండి. అక్కడ ఆహ్, అంటే కార్‌లు కడగడం గాని, ఇలాగని పెట్టారు.
అంటే మీకు మీరు చెప్పలేదా మరి, "ఆ! నేను వచ్చింది వేరు గదా! మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు?" అని?
అంటే మోసం చేస్తారండి. ఇలాగే ఏంటంటే మనుషుల్ని చూపిస్తే వాళ్ళకి మధ్యలో ఉన్న ఏజెంట్‌లు అంటారండి. వీళ్ళు మోసం చేస్తారండి. ఏంటంటే, వాళ్ళు డబ్బులు చూసుకుంటారు గాని, మనీషెల్తే ఇబ్బంది పడతాడు. అయ్యో! ఈడు పరిస్థితి ఏంటి ఆనే అయ్యేం పట్టించుకోరండి.
ఆ! అంటే మీరు కూడా, ఒక ఏజెంట్‌ని సంప్రదించారా?
అవునండి. అంటే తెలిసినోళ్ళు ఉంటారండి ఏజెంట్సూ. ఇప్పుడు ఎవరెవరు ఉంటారండి. మీకుల మీరు ఉన్నారనుకోండి. మీకు ఎవరెవరు తెలిసినోళ్ళు ఉంటారు. హ్మ్, నాకు ఎవరన్నా చూడండి అంటాం కదండీ. అలా చూసి అలా పంపించేసారు. అంటంటే ఇంకోటండి...
అవును. అవును. అవును. చెప్పండి.
మనకి ఇంట్లో పరిస్థితి అండి మనకు డబ్బులు అవసరం, ఏదో దొరికిందిలే అని ఎళ్ళిపోవటం అండి.
ఆ! అదే అండి. ముఖ్యంగా! ఎళ్లిపోవడం. అవును నిజమే అండి. ఆ! అప్పుడు ఏం జరిగింది చెప్పండి?
అయితే, ఇలా జరుగుతున్నప్పుడు అండి. నా పాస్‌పోర్ట్ వాళ్ళు తీసేసుకున్నారండి...
తీసేసుకున్నారు. ఆ!
తీసేసుకొని, ఇంకా నన్ను అక్కడ పని చేయమంటున్నారు. ఈ అయితే, అక్కడ పని వాళ్ళు మధ్యాహ్నం 3 గంటలకి, 4 గంటలకి భోజనాలండి. అసలు నైట్ 12 గంటలకు భోజనాలు. మనకేంటో అక్కడ వాతావరణం పడక. ఈళ్ళు పెట్టి టార్చర్‌కి వాళ్ళకి ఇచ్చే జీతం అస్సలు ఇబ్బంది అయిపోయేదండి.
మా ఓహ్! ఆ! ఇబ్బందే, అంటే జీతం కూడా జీతం కూడా కరెక్ట్‌గా ఇచ్చేవాళ్ళు కాదా అండి?
జీతం ఇచ్చేస్తారండి. జీతం కరెక్ట్‌గా ఇస్తారండి. పని వ్ చాలా ఎక్కువ ఉంటదండి.
చాలా ఎక్కువ పెట్టేస్తారేమో! అంటే, మీతో ఇ మీతో ఏమేం పనులు చేయించారు? మరి మే అక్కడికి వెళ్ళాక?
ఆ! నిద్ర ఉండదండి. ఈ కార్‌లు కడగడం అండి.
అవును. అంటే పెద్ద, పెద్ద ఇల్లు అండి. పెద్ధ అంటే షేక్లు అంటారు కదా! దుబాయ్ షేక్స్.
కార్‌లు కడగడం! అవునండి. కార్‌లు కడగడం. వాళ్ళకి ఎక్కడికైనా ఏదైనా ఎళ్లి తీసుకురావడం. షాపింగ్ మాల్‌కెళ్ళి ఆళ్ళకి ఏదైనా ఆర్డర్ పెట్టుకుంటారు. అవి తీసుకురావడం. ఇలాంటివన్నీయేనండి.
ఆ! ఆ! అవును.
ఆ! ఈ ఈ పనులు చేయాలండి. అవి కూడానూ వాళ్ళు అర్ధరాత్రి లెగిసి అప్పుడు 12 అవుతదండి. ఎళ్ళి అక్కడ మంచి వర్షం పడుతున్న, మంచు పడుతున్నా, నాకెళ్ళి ఇది కావాలంటారండి. అర్ధరాత్రి వెళ్లి తేవాలండి! మనం పడుకుంటామండి. ఫోన్ చేసి నాకు ఇది కావాలంటారండి. మనం ఎళ్లి తేవాలండి.
ఆ! ఆ! ఓహ్! అవునా! అబ్బో! చాలా ఇబ్బందికర పరిస్థితులు కదా!
అప్పుడండి ఏం చేశాను, నాకీ బాధ ఏంటో అండి పాస్‌పోర్ట్ ఇచ్చేమంటే! వాళ్ళు ఇవ్వనంటన్నారండి. అప్పుడు
ఆ! నేనెల్లి అంటే అడిగేసారా ఆహ్, నే నాకు వద్దు. నేను వెళ్ళిపోవాలా. నాకు పాస్‌పోర్ట్ ఇచ్చేసేయని.
అవునండి. వెళ్ళిపోవాలి. అప్పుడు నేనేం చేశానంటే అండి! అక్కడ మనకి కొన్ని మన ఇండియా అంబాసీడర్స్ అని ఏవో ఉంటాయండి ఆఫీస్‌లు. అవును. అక్కడికి వెళ్ళిపోయానండి. నేను పాస్‌పోర్ట్ వదిలేసి పారిపోయి వెళ్ళిపోయానండి.
ఎంబసీ, ఎంబసీస్ ఉంటాయి అండి. అయ్యో! <chuckles> నిజంగా చక్కటి ఆలోచన చేసారు. ఆహ్, యా
పారిపోయి నేను ఆ! అయితే నేనిక ఉండను. ఎళ్ళిపోతాను. నా వల్ల కాదని ఏడ్చేస్తే అండి, వాళ్ళు
అం అంటే మరి అక్కడ ఇప్పుడు అక్కడ హిందీయో, ఇంగ్లీష్ ఉంటది. మీరెట్లా మ్యానేజ్ చేసుకోగలిగారు?
అంటే నాకు కొంచెం ఇంగ్ ఇది ఇంగ్లీషొచ్చండి.
ఓహ్! అయితే ప్రాబ్లమ్ లేదు లెండి. అయితే రాని వాళ్ళు ఆ!
కొంచెం ఇంగ్లీష్ మాట్లాడకలనండి. అయితే ఏదో అంత ఫ్లూయెంట్‌గా మనం మాట్లాడకుండా ఏదో అవసరం.
అవతల వాళ్ళకి అర్థమైతే చాలు.
హ్మ్. అండి. అలా మాట్లాడి, అప్పుడాళ్ళు ఏం చేసారంటే, ఎమర్జెన్సీ టికెట్ అని ఒకటి ఉంటదండి.
అవునండి. ఆ! అవునవును.
నన్ను ఆ ఎమర్జెన్సీ టికెట్ మీద పంపించేశారండి.
మరి పాస్‌పోర్ట్ అండి?
పాస్‌పోర్ట్ వదిలేశానండి. ఇంకా పోయిందండి.
అయ్యయ్యయ్యో! మరి ఆ! ఎట్లా మరి ఇప్పుడు మీరు అంటే ఈ ఈ ఇండియా‌కి ఎక్కడికి, హైదరాబాద్‌కి తిరిగి వచ్చారా? ముంబైకా? లేకపోతే ఎక్కడికి?
అప్పుడు హైదరాబాద్‌కి వచ్చేశామండి. హైదరాబాద్‌కి వచ్చేసి వచ్చేసిన తరువాత, మళ్ళీ ఇంగా అంటే కష్టపడతాం కదండీ! ఏదో ఒకటి మళ్ళీ ఎళ్ళాలని ఆశ ఎదో ఒకటి ఉంటది కదా! ఈ సారి మంచి ఇల్లు చూస్తాంలే అని అప్పుడు మళ్ళీ పాస్‌పోర్ట్‌కి అప్లై చేసుకుందాం అనుకున్నప్పుడండి!
ఆ! అవును కదా! అవును.
ఇగ ఇక్కడ ఇండియా డేటా సెంటర్‌లో ఏముంటదంటే నీకు ఆల్రెడీ పాస్‌పోర్ట్ ఉంది, పాస్‌పోర్ట్ ఉంది అని చూపించేస్తంది.
ఆ! అదే కదా! ఇప్పుడు. మీరు ఆడ పాస్‌పోర్ట్ వదిలేసి వస్తే, మీకు ఇంకో కొత్త పాస్‌పోర్ట్ ఎట్లా ఇష్యూ చేస్తారు. చెయ్యరు కదా!
అవ్వనివ్వరండి. మనకి ఎమర్జెన్సీ టికెట్ అని ఇచ్చారు కదండీ! అది చూపించిన చెల్లదన్నారండి. అప్పుడు ఈ అస్స‌లా ప్రయాణం ఏం మా ఏంటంటే, మళ్ళీ మంచి అవకాశం వచ్చింది. పాస్‌పోర్ట్ పోయింది. ఎలాగా? ఏంటంటే ఇంకా పిర్
ఆ! మరి ఎట్లా కొత్త పాస్‌పోర్ట్ ఎట్లా ఇష్యూ చేపించుకుంటున్నారు? ఏంటి అసలు సంగతులు ఏంటి చెప్పండి?
అప్పుడు మళ్ళి కేస్ పెట్టామండి అప్పుడు లోకల్‌గా వచ్చి కేస్ పెట్టామండి.
ఎక్కడా?
మన ఇక్కడ ఎక్కడైతే మనం ఉంటున్నామో మనకి సొంత కేస్ పెట్టామండి. ఇలాగ నాకు
పోలీస్ స్టేషన్‌లో కేస్ పెట్టారు. ఎక్కడ? దుబాయ్‌లో ఉన్న వ్యక్తుల మీద ఇక్కడ కేస్ పెట్టొచ్చా అండి?
లేదండి, అలా కాదండి. నేను ఈ సిట్యుయేషన్‌లో నేను ఇలాగా వదిలేసి వచ్చాను. నా పరిస్థితి ఇది, నా పాస్‌పోర్ట్ అక్కడ వదిలేశాను. లేదు లేదంటే పడిపోయింది. అక్కడ ఉంటాయండి ఆహ్! ఉంటాయి కదండీ ఒక 2, 3 ఆప్షన్స్ ఉంటాయి కదండీ!
ఆ! అవును. నిజమే, నిజమే. అవును.
అప్పుడు పెట్టి ఆళ్ళకి కేస్ పెడితే ఆ యఫ్ఐఆర్ ఇస్తే వాళ్ళు మన కన్సిడర్ చేసి, అప్పుడు వాళ్ళు మళ్ళీ మన ఆధార్ కార్డు, మన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇయన్ని అడిగి మళ్ళీ రీఅప్లై చేశామండి.
ఆహా! ఓహ్! అలా అవకాశం ఉంటుందా అండి అయితే?
హ్మ్. ఉంటదండి. కానీ మనకి అది కొంచెం టైం ఎక్కువ తీసుకుంటదండి. ఎక్కువ ఖర్చు అవుతది కూడానండి. నార్మల్‌గా
అంటే ఎంత సమయం తీసుకుంది? ఎంత ఖర్చయింది మీకు?
3 నెలలు అయిందండి. ఖర్చు అయితే ఓ 20,000 పైన అయ్యిందండి.
వామ్మో! 20,000 పాస్‌పోర్ట్‌కి.
అవునండి. ఎందుకంటే ఇయన్నీ అంటే, లీగల్‌గా అయితే పదిహేను వందలేనండి.
అదే, అదే గదా! ఒకటేసారి 20,000 అంటే నేను షాక్ అవుతున్నానండి.
ఇల్లిగల్‌గా మరి ఇప్పుడు పోలీస్ స్టేషన్‌లో యఫ్ఐఆర్ ఫై ఫైల్ చేయాలంటే పోలీస్‌లు ఉత్తురానే ఫైల్ చేయరు కదండీ!
ఓహోహోహో! అవునా! నిజమే, నిజమే. ఆహా!
అవునండి. మళ్ళీ ఇక్కడ పాస్‌పోర్ట్ ఆఫీస్‌లోని మనకి అన్ని అది మనం లీగల్‌గా ఎళ్ళినా మనం చెయ్యొచ్చండి. కానీ ఆళ్ళు చెయ్యరండి. "ఇది అవ్వదమ్మా. ఎళ్ళు." అక్కడ మన అవసరాన్ని చూస్తారండి. మన అవసరం మీద దెబ్బ కొట్టారనుకోండి మనం ఏంటంటే వంగుతాం. మనం వంగినప్పుడు మనం డబ్బులుపై ఖర్చు పెడతాం.
మన అవసరం చూస్తారు. ఖర్చుపెడతాం. నిజమే గదండీ! సో, ఇంత దక్కరంగా
అప్పుడ్ ఇలాగండి. ఆహ్, అంటే ప్రతి ఒక్కరు అవఫ్‌కా ఆహ్, అవకాశాన్ని చూసుకుంటారండి.
చూసుకుంటారు. నిజంగా.
వీడీకి ఖర్చు పెట్టి, ఈడికి ఎంతైనా ఖర్చు పెడతాడు ఈ సమయంలో.
ఆ! నిజమే.
అలా అండి. అప్పుడు నేను ఏం చేశానంటేండి.
మనిషి వీక్‌నెస్‌ని క్యాచ్ చేసుకుంటారు. మీరు చెప్పినట్లు.
అవునండి. అప్పుడు నేను ఈ పాస్‌పోర్ట్ మళ్ళీ అప్లై చేశానండి.
మళ్ళీ చేశారు.
మళ్ళీ అప్లై చేశాను. మళ్ళీ పోలీస్ వెరిఫికేషన్‌లో నీది పోయింది కదా! ఎందుకొచ్చావు? అప్పటికి నాకు ప్రయాణం దగ్గర పడుతుందండి. మళ్ళీ వెళ్ళాలి.
ఎక్కడ పడుతా అంటే ఆహ్, మళ్ళీ, మళ్ళీ 'దుబాయ్‌కి' అవకాశం వచ్చిందా?
మళ్ళీ కదర్ 'ఖత్తార్‌కి' వెళ్దాం అనుకున్నానండి.
'ఖతార్‌కి.' ఆ!
అప్పుడు మళ్ళీ వెళ్దామనుకున్నానండి.
అంటే ఈ సారైనా కరెక్ట్‌గా మంచి వెళ్ళే ప్రదేశం అంటే ఎవరి ఇంటి ఎక్కడికి వెళ్తున్నారు? ఏ జాబ్ పర్పస్‌కి వెళ్తున్నారు? అన్ని క్లియర్‌గా తెలుసుకున్నారా?
అవునండి. అవును. అవునండి. అవును. అన్నీ కరెక్ట్‌గా తెలియదు. ఇంకోటి ఏంటంటే, మన మీరు ఇందాక వీజా అని సం సంబాదించారు కదండి! వీసా మీద ఉంటదండి. ఆళ్ళ భాషలో ఉంటదండి. ఏమని? నువ్వు ఏ పనికొస్తున్నావు? ఏంటి? అన్నది ఉంటదండి అక్కడ. ఎంత కాలం పనిచేస్తావు? ఇయన్నీ ఉంటాయండి అక్కడ.
అవునండి. ఆ! ఉంటాయి. ఆ! ఆ!
కానీ, ఆళ్ల భాషలో ఉంటదండి అది.
మరి ఎట్లా మీ మ తెలుసుకోవడం?
అప్పుడు ఇప్పుడంటే ఇప్పుడు అంతగా వచ్చేసిందండి. ఏ భాషనైనా కూడా మనకి యాప్స్ వచ్చినాయండి. ఏ భాషనైనా మనం మనకు నచ్చిన భాషలోకి మనం కన్వర్ట్ చేసేసుకోవచ్చండి.
ఆ! నిజమే. అంటే మన గూగుల్ ట్రాన్స్‌లేట్ అంటారు. తర్వాత యాప్స్ కూడా వచ్చాయి. యాప్స్ కూడా చాలా వచ్చాయి.
అవునండి. అవును. అవునండి. అవును. అయితే ఇలా చే ఇలాగ నేను చేయడం మొదలుపెట్టానండి.
సో, తన సహాయం తీసుకున్నారా? అవును.
ఎంతో కొంత ఇప్పుడు అది ఇంగ్లీష్‌లోకి కన్వర్ట్ అయినా మనకి వచ్చు కాబట్టి మనం ఇంగ్లీష్‌లో మార్చి తెలుసుకోవచ్చండి. పోనీ మనకు తెలియకపోయినాన్న వేరే వాడు తెలిసినోడు, దాంట్లో చెప్తా అరబికు ఆయన్నీ ఉంటాయండి. ఆయన్నీ మనకి రావండి. అప్పుడు అప్పుడు ఇలాగని నేను తెలుసుకున్నానండి. అప్పుడు అక్కడ కూడా ఇలాగ ఉందనుకోండి. నేను కాన్సెల్ పెట్టేసుకున్నాను. వద్దు, నా ప్రయాణం ఇలా వద్దు. ఆల్రెడీ నా పాస్‌పోర్ట్ పోయి నేను ఎంత ఇబ్బంది పడ్డానో.
ఖచ్చితంగా. అవునండి. <chuckles> నిజమే. అవును. ఆ! ఆ! ఓమ్మ! ఈ సారి అలా ప అనుకున్నారా?
అస్సలండి ఇంక. మళ్ళీ రాంగ్ స్టెప్ చేయం కదండీ!
ఆ! మళ్ళి ఇంక అక్కడ ఇరక్కపోతే మళ్ళీ జీవితమే నాశనం అయితుంది కదండీ!
అవ్ ఇంకోండండి కొంతమంది మీరు చూస్తారేమో అండి. కొంతమంది చనిపోయి వస్తారండి. కొంతమంది ఇబ్బంది పడుతారండి. న నేను ఇలా బతుకుతున్నానండి. బాత్రూమ్‌లో కూర్చుని, నాకు అన్నం పెట్టట్లేదు. నేను బాత్రూమ్‌లో కూర్చొని అన్నం తింటున్నాను. ఇలా కానీ ఎన్నో చూస్తానండి నేను.
అయ్యో! నిజంగా చాలా దారుణ పరి నిజం. చాలా బాధనిపిస్తుందండి. అవునండి.
అస్సలండి. అనుకుంటారండి అందరూనూ, వీడు దుబాయ్ వెళ్ళిపోయాడు. ఖతార్ వెళ్ళిపోయాడు. బోలెడు సంపాదించుకుంటున్నాడు అని అనుకుంటారు కానండి, అక్కడున్న ఇబ్బందులు ఎన్ని, ఎంతమంది పాస్‌పోర్ట్‌లు
<smacks lips> ఆ! అవును. అయితే చాలా మంది ఇప్పుడు ప్రొఫెషనల్‌గా ఆహ్, మంచి, మంచి సాఫ్ట్‌వేర్ కావచ్చు, ఇంకా వేరే ఫీల్డ్స్ వాళ్ళు ఎళ్తున్నారు కదా! వాళ్ళు బానే ఉంటున్నారు కదా!
వాళ్ళదేంటంటే అండి. అది కంపెనీ అండి. అక్కడొక కంపెనీ ఉంటదని అన్నిట్లకి నండి.
అవును.
భుడుకోకుం నేను ఉదాహరణ చెప్తానండి. నన్ను నేను ఆంధ్రాలో ఉంటానండి. నేను హిమాచల్ ప్రదేశ్ వెళ్ళడానికి నాకు కంపెనీ అండి, నేను ఎక్కడెక్కడ, ఏ బస్ ఎక్కాలి, ఏ ట్రైన్ ఎక్కాలి, ఏ రూమ్‌లో దిగాలి, ఎవరిని మీట్ అవ్వాలి, అన్ని నాకిచ్చేసిందండి.
అవునవును.
ఆ ప్రకారం ఎళ్ళిపోతది. నాకు ఏదైనా ఒచ్చిందనుకొండి నాక్ నా కంపెనీ చూసుకుంటది నన్నండి.
చూసుకుంటది. అంటే మంచి ప్రొఫెషనల్‌గా ఎళ్ళే వాళ్ళకి ఇబ్బందులు ఏమి ఉండదు. అయితే.
ఉండదండి. అసలా ఏది ఉండదండి.
ఇలాంటి చిన్న, చిన్న జాబ్స్‌కెళ్ళే వాళ్ళకే ఇబ్బంది.
ఇంకోటండి మీకు చిన్న ఉదాహరణ అండి. నేనైతే అలా పారిపోయి ఒచ్చి, నేను ఒక 5, 6 రోజుల్లో ఒచ్చేసానండి. మా అత్తయ్య గారండి. 10 సంవత్సరాలు పారిపోయి ఒక ఇంట్లో ఉన్నారండి.
ఆ! చెప్ ఆ! అవును. అయ్యయ్యో!
అక్కడ మళ్ళీని ఇలాగా ఏం చేస్తారంటెండి అక్కడ దుబాయిలో గూడా
అంటే, అక్కడే దుబాయిలో వేరే వాళ్ళ ఇంట్లో ఉన్నారా?
ఆ! అంటే ఇప్పుడు ఇప్పుడు మనం పారిపోయి ఒచ్చేసి ఉన్నామనుకోండి. అక్కడ కొన్ని పనులకి ఒక ఉంటాయి కదండీ. ఆహ్, ఆర్గనైజేషన్స్ ఉంటాయి. మనుషుల్ని పంపిస్తారు కదండీ. ఇక్కడ ఈ ఇంట్లోకి, ఆ ఇంట్లోకి అని పని చేసుకోవడానికి అలా మా అత్తయ్య గారు ఎళ్ళినప్పుడు ఒక ఇంటికి ఎళ్ళిపోయారండి. పాస్‌పోర్ట్ ఒక ఇంట్లో ఉంది. ఈవిడ ఒక ఇంట్లో ఉన్నారండి.
అవును. అవును. అవును. అవునవును. ఆ! ఆ! ఆ!
అయితే ఇక్కడ, ఇళ్ళేం చేస్తారంటండి. అక్కడున్నవాళ్ళుకు 'దుబాయ్' గవర్నమెంట్ రూల్ ప్రకారం. ఆ పాస్‌పోర్ట్‌లు కొంతకాలానికి వాళ్ళు ఆ గవర్నమెంట్‌కి సబ్మిట్ చేసేయాలంటండి.
చేసేయాలి. అవును.
అవునండి. కొంతమంది ఏం చేస్తారంటే, ఈ మనుషులు దాసుకొని వాడుకుంటారు గాని, బయటికి చెప్పరండి. కొంతమంది కూడా. అయితే ఇళ్ళకి టీవీ‌లో స్క్రోల్ అవుతాయంటండి. ఈ పలానా వ్యక్తి పాస్‌పోర్ట్‌ ఇక్కడ సబ్మిట్ అయిపోయింది. ఈ మనిషి ఎక్కడున్నా సరే ఒచ్చి, మీరు సర్అండర్ అయిపోయి మీ దేశానికి మీరు ఎళ్ళిపొండి అని చెప్తారంటండి.
ఆ! యాహ్! ఓకే. కే చెప్పేస్తారొ. హుహుహు.
ఓకే. అంటే, ఆ మనిసీ ఆ దేశంలో ఉంది కానీండి, ఆహ్, అవ్ కంపెనీ అది దేశ రూల్ ప్రకారం, అక్కడ లిస్ట్‌లో ఆవిడ లేనట్టండి.
నిజమే! అవును. అంటే అట్లా మన గవర్నమెంటు సహకరిస్తుందా? మీ అట్లా ఒక్కడికొచ్చి పాస్‌పోర్ట్ తీస్కుని, తిరిగి ఎళ్ళిపోవడానికి. ఎలాంటి ఇబ్బంది ఇబ్బందులకు గురి చేయదా?
అక్కడుందండి కానీ ఆ! సహకరిస్తది. ఎందుకంటే ఇప్పుడు నే ఓహ్, లేడీస్‌కెక్కువ సహకరిస్తారండి. మళ్ళీ వాళ్ళ మీద యాహ్, ఆళ్ళు ఎలాంటి క ఈ, ఈ పాస్పోర్టొక చోటుండి ఈళ్ళోక చోటున్నప్పుడు, వీళ్ళ మీద ఈ ఎప్పుడైతే వీళ్ళు ఎస్కేపయిపోయారో, మళ్ళేప్పుడైతే ఈళ్ళు దొరికారో, ఇలాంటి టైమ్‌లో ఈళ్ళ మీదేన్నా కేసులున్నాయా? ఏంటని, అయన్నీ ఎంక్వైరీ చేసుకుని, ఏమి లేవు మంచిగున్నారంటే, అప్పుడు మళ్ళీ పంపిస్తారండి.
మరి జెంట్‌కి. చేస్తరు, నిజంగండి.
కానీ పాస్పోర్టూ మనకి ఇండియాలో ఆధార్ కార్డ్ పోయినా అసలేం పట్టించుకోరు కానండి. పక్క దేశాలకెళ్ళినప్పుడు పాస్పోర్ట్ పోయిందా, అయిపోయామనింకంతే.
నిజం, నిజమండి. సో
అస్సలింక నువ్వు ఏంటంటే, నీ ఆహ్, అద్ సర్వం కోల్పోయినట్టండి.
ఆ! సర్వం కోల్పోయినట్టే. అంటే, మనొక ఐడెంటిటీ కోల్పోయినట్టే అక్కడ.
అవునండను పాస్పోర్ట్ చాలా విలువైందండి. మన పక్క దేశ <coughs> అస్సలేముండదు గానండి, అద్దికని ప్రయాణంలో ఉన్నప్పుడు పాస్పోర్ట్‌లన్నీ జాగర్తగా పెట్టుకోవాలండి. అవసరమైతే దానికి కాపీ‌లు తీసుకోవాలి, మన ఫోన్‌లో ఫోటోలు తీసుకోవాలి, ఇయన్నీ చేయాలండి. ఒక్కోసారి ఆన్లైన్ డాక్యుమెంట్ కూడా చెల్లుతదండి.
నిజంగా, పక్క దేశాలకెళ్ళినప్పుడు, మనం ఇండియాలో మనకంతగా ఏం అవసరం లేదు గానీ. అవును. అవునండి. ఏ అండి. అవునా! ఓకె. ఆహా!
హ్మ్. కొన్ని, అంటే అట్లీస్టు ఇంగోసారి నాదిదండి, ఇప్పుడు వాళ్ళకంతా తెలుస్తదండి. ఇదండి ఇప్పుడు పోయినా సరే, ఒక్కొసారి ఏదోకటి ప్రూఫుంబు అక్కడ పాస్పోర్ట్‌ముక నెంబరుంటదండి, ఆ నెంబరు కూడా మనకి గుర్తులేనపుడు
అవును. ఉంటుంది. ఆహ్, అవునవును. ఆ నంబరు కొడితే వచ్చేస్తుంది, నిజమే.
అవునండి. ఏదోటి అప్పుడకప్పుడు డూబ్లికేటు పాస్పోర్ట్‌లు కూడా ఇస్తయండి. అక్కడ ఎంబసీ‌లుంటాయి కాబట్టి, డూబ్లికేటు పాస్పోర్ట్‌లు కూడా ఇస్తాయండి అప్పుడుకప్పుడు. కానీ ఖర్చెక్కువవుతదండి.
నిజమండి. అవునవును, నిజంగండి. కరెక్టే అండి, నిజంగా చాలా చక్కగా చెప్పారండి. పాస్పోర్టూ అంటే, ఒక దేశానికి వెళ్లి, పాస్పోర్ట్ అక్కనే వదిలేసి, ఎలా తిరిగొచ్చు వచ్చారు, మీ ప్రయాణం ఎలా సాగింది, చాలా చక్కగా చెప్పారు. ఇంకొకసారి మంచి విషయంతో మళ్ళా మాట్లాడుకుందాం, ధన్యవాదాలు.
అదండి. ధన్యవాదాలండి.